నాకు, నా పరంగా అయితే గనుక ఈ 'స్ట్రేంజర్ థింగ్స్' మూవీ చూసేటప్పుడు జస్ట్ ఏదో ఆహ్, జస్టొక సీరీస్ లాగా ఉందేమో అనుకున్నాను. కానీ వన్సు ఆహ్, విల్లెన్ అంటే, విల్లెన్ నేమ్ వెక్న అన్నమాట. సో, ఆ వెక్న ఎంటరయిన తరువాత, జస్ట్ ఒకా అంటే టర్నో టర్న్ అరౌండయిపోయింది కంప్లీట్‌గా. పిల్లలతో స్టార్టయిన మూవీ అది. చిన్న కిడ్స్‌తో. స్టార్టయిన మూవీ ఇప్పుడు అడల్ట్ ఏజ్ వరకు వచ్చారు. అంటే, అంత చిన్నప్పడి నుంచి అం హ్మ్.
టెక్న కానీ గమనిస్తేనండి, చాలా తక్కువ సీరీస్‌లకే ఇలా జరుగుతుంది. ఆహ్, మీరు గమనిస్తే 'హ్యారీ పాటర్' గాని, లేదంటే 'ట్వెల్ ఎయిట్' గాని, అంటే మన 'వెడ్‌నెస్‌డే' గాని ఇలాంటివన్నీ చిన్న పిల్లలతో మొదలయ్యి ఆల్ ఆలు మనమూ పెరిగిపోతూ ఉంటాం, వాళ్ళు పెరిగిపోయి, ఈరోజొక పెద్ద స్థాయికి వెళ్ళిపోతూ ఉంటారు అందరు.
అవును. హ్మ్. ఇంకా 'వెన్‌స్‌డే సీజను.' హ్మ్. అవును. హ్మ్. అవును. అవును, అవును. అంటే నాకెంత బా నచ్చేసిందండే ఆ సీరీసు, ఇప్పుడు 'వాల్యూమ్ 2' కోసం వైటింగనమాట నేను. ఎప్పుడప్పుడొచ్చేది. నాకూ
ఆహ్, ఈ మంతే అనుకుంటాను కదా! 'వాల్యూమ్ 2' కూడా.
అవును. ఈ మంతే. ఆహ్, సో, ఏంటంటే నాకు 'వాల్యూమ్ 1' లో నచ్చింది ఏంటంటే, పర్టిక్యులర్‌గా కొంచెం, కొంచెం వరకు లాగ్ ఉంది. లాగ్ తీసుకుంటే వచ్చారు. సో, సడెన్‌గా లాస్ట్ ట్విస్టేంటంటే, అందులో ఉన్న ఆహ్, ఒక మెయిన్ క్యారెక్టరు.
చెప్పకండి. ఆ! అదంటే కాదు. ట్విస్ట్ చెప్పేస్తే, ఆ! ఆ! ఆ! ట్విస్ట్ చెప్పేస్తే చూడాలనే ఆ ఉద్దేశం పోతుందేమో కదా అందరికి.
అవును. అంటే మీరు చు అవును. మీరు చూడలేదు గదా! మీరు చూస్తే గనుక చెప్పుండే దాన్ని. ట్విస్ట్ ఇలా ఉంది. బావుంది అని జెప్పేసేసి. సో, లాస్ట్ ట్విస్టేంటంటే, కంప్లీట్‌గా నాకూ గూస్ బంప్సొచ్చేసాయి. యహ్! ఓకే. ఇంత ఇ అంటే ఇక్కడి వరకు తీసుకొచ్చి, ఇక్కడ ఇట్లా టర్న్ రౌండ్ చేసాడేంటి అని అనుకున్నాను నేను గూడా. అరె! 'వాల్యూమ్ 2' ఎప్పుడు రిలీజయిద్ది అని జెప్పేసేసి అనుకున్నాను నేనైతే. నిజంగా.
<laughs> అవునవును. అంతే అది సూపర్, సూపర్, సూపర్. సో, ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటే, వాళ్ళని వెంటనే చూడమని మీరు సజెస్ట్ చేస్తారా?
అసలు కంపల్సరీగా ప్రతి ఒక్కరిలో ఎవరైనా కాల్ జేసి అంటే నేను మూవీ లవర్ అని చెప్పాను గదా! ఎప్పుడైనా అంటే, నేను కొంచెం హారర్ మూవీస్, థ్రిల్లర్ టైప్స్ చూస్తాననమాట. ఎవరైనా కాల్ జేసి, "ఏదైనా మంచి మూవీ సజెస్ట్ చెయ్యి." చూస్తాను అని చెప్పేసంటారు. సో, అన్నప్పుడు, నాకు ఈ సీరీస్ బాగా నచ్చేసింది. ఎంత బాగా నచ్చేసిందంటే ఓకే. మూవీ ఎక్కడుందో గూడా చెప్తాననమాట. నేనుకోక వెళ్లి నెట్ దా నెట్‌ఫ్లిక్స్‌లో డౌన్లోడ్ చేసుకో అని జెప్పేసేస్తా. లేదు అంటే గనుక, పర్టిక్యులర్‌గా ఆహ్, టెలిగ్రామ్‌లో ఉంటుంది. పోయి టెలిగ్రామ్‌లో <chuckles> జూడు అని జెప్పేసి చెప్తాననమాట.
అవునవునవును. అబ్బబ్బబ్బా! మీమ్

అవును. తమన్నా హియా చేసింది.
అంటే నాకూ ఆ! చాలా మంచిగా అనిపిచ్చిందనమాట మూవీ. అంటే, డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఆహ్, డిఫరెంట్‌గా దీశారు ఆ మూవీని. ఆహ్, అంటే, నాకు నచ్చింది నా పరంగా. ఆ! 'కిష్కింధపురి' అయితే ఇంక ఎక్సలెంటు.
మరి ట్విస్టులకెళ్ళి చూసుకుంటే? ఆ! మరి ట్విస్టుల్లో చూసుకుంటే?
కిష్కింధపురి.
అది కూడా ట్విస్టులుంటాయి. మెయినా విలన్ క్యారెక్టర్ గాని.
అసల సూపరసల. నాకు నిజంగా, చాలా బా నచ్చింది దెలుసా మూవీ. నేను అసలు ఫస్టనుకోలేదు, అది హర్రర్ మూవీ అననుకోల. జస్టేదో కిష్కిందపురి అంటే, ఏదో నార్మల్‌గా ఆహ్, తీశారేమో అని జెప్పేసనుకున్నాను. నాకు టీవిలో యాడొచ్చిందనమాట. ఇట్లా మూవీ ఒస్తుంది, చూడండి అని జెప్పేసేసేసి, కొంచెం మనకి యేస్తారు గదా! కొంచెం యాడ్ టైపు. మూవీ ఎలా ఉంటుందని. సో, అది చూసి, ఇంకా మూవీ కోసం, టీవీలో గూడా ఆగలేకపోయాను నేను. అది సూన్ అని వేసారూ.
అవునవును. యాడ్సవీ యాస్తారు. టీజర్లవీని. ఆ! మరి మీరూ, ఈ 'పులిమేర' అనేమన్నా సినిమా జూసారా మీరు? లో బడ్జెట్ మూవీ.
నేను చూసాను, చూసాను. పొలిమేర 1, పొలిమేర 2, ఇప్పుడు 'పొలిమేర 3' అవును. అవును. అమ్మో! అసలు నిజంగా ఫస్టు పార్ట్ జూసేటప్పుడు నేనైతే ఆహ్, అరె! ఎవరు విలను? ఎవరు విలనని జెప్పేసేసనుకున్నా. లాస్ట్‌లో అసల రివీల్ చేసేసరికీ ఆ! నిజంగసలు అమ్మో! నేజ్ నేనైతే స్టన్నయిపోయా, నిజంగా మూవీ చూసేడప్పుడు. నేను చూసేది గాక, వేరే పర్సన్సందరికి గూడా జూపిచ్చా సినిమాని. చూడండి మీరు కంపల్సరిగా ఈ మూవీ జూస్తే ఆహ్, అంటే భయపడతారని జెప్పా.
భలే ఉంటుందండి. ఆ మలుపులు గాని, ఆ కథలో ట్విస్టులు గాని. <giggles> క్లైమాక్స్ ఆ బతికే ఉన్నాడూ. ఎగ్జాక్టండి. ఎవరైనా ఆ! నిజమే. పొ పొలిమేర సినిమాయే పొలిమేర సినిమా గాని ఎవరైనా చూస్తే, ఖచ్చితంగా మరొకళ్ళకి జెప్తారు. ఆ మూవీ చూడండి, అది చాలా బాగుంటుంది అని. ఎందుకంటే ఫస్
నిజంగానే చెప్తారు. నిజంగానే చాలా బా దీశారు. అంటే, ఆహ్, వాళ్ళెవరో గాని, తీసిన వాళ్ళు డైరెక్టరు, నిజంగా చాలా బాగా తీశారు. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తీసారు వాళ్ళు గూడా. ఒక డిఫరెంట్ టైప్ మెథడ్‌లో గూడా దీశారు.
ఆ! అలాగే ఆ సినిమా సెకండ్ పార్ట్ కూడా ఒచ్చింది. ఆ! సెకండ్. ఆ! సెకండ్ పార్ట్ కూడా వచ్చింది. ఆ సినిమా కూడా ఫుల్లు మలుపులతోని, ట్విస్టులతోని సాగుతూ, మళ్ళి క్లైమాక్స్‌లో కూడా, ఒక పెద్ద మలుపు పెట్టి ఒదిలేసారు. మళ్ళీ థర్డ్ పార్టిస్తాం అని.
హ్మ్. అవును. ఉ అవును. నిజంగానే. హీరో బతికున్నాడా? లేదా? అనేది మాత్రం తెలీదు.
ఆ! ఆ! అలగా.
సో, అ అవును.